అవును. అంటే మీరు ఆ ప్రాక్టికల్ బెనిఫిట్స్ అనేవి చూస్తున్నారు కాబట్టి మీకదే ఇంకా మోటివేటింగ్‌గా ఉంటుంది కదా! చేయడానికి కూడా.
తెలుస్తుంది. అవును. హ్మ్. ఎప్పుడన్నా మీరన్నట్టు ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చిన ఇంకా చేయలేదన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ అప్పుడు మరి ఎక్కడికన్నా యెళ్ళినా కూడా ఆళ్ళ ముందు చేసే మట్టికి ఓవ‌ర్‌గా ఉంటుంది. అవు వచ్చే
హుహు. అవునవును. హ్మ్. <chuckles> కాబట్టి వీలున్నంత సమయంలో అయినా కూడా మనము కాన్షియస్‌గా ఒక డెసిషన్ అనేది ఆహ్, తీసుకొని ఒక రొటీన్‌లాగా ఫాలో అవ్వాలి అని చెప్తారు. హ్మ్.
హ్మ్. అంతే, అంతే. దానివల్ల మెయిన్‌గా ఈ ఉదయం సమయం మనం ఇట్లాంటియి చిన్న చిన్నవి చేస్తే మటికి చాలా అంటే డో డే అంతా కొంచెం ప్రొడక్టివ్‌గానే ఉంటుందని నేను నాకైతే పర్సనల్‌గా అనిపిచ్చింది ఇది.
హ్మ్. ఓకే. ఓకే. చాలా బావుంది. కొన్ని సార్లు ఏమవుతుందంటే, పొద్దున్నే లేవడానికి చాలా మంది ఇష్టపడరు. ఇప్పుడు ఈ నైట్ హోల్డ్స్ అనే కాన్సెప్ట్ పెరిగిపోయి, రాత్రి చాలా సేపటి దాకా ఉండి పొద్దున్న ఏంటి లేవట్లేదు. రాత్రే చేసుకుంటాము. రాత్రే మేము ఎక్కువగా ప్రొడక్టివ్‌గా ఫీల్ అవుతున్నాము అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కదా! మీరు మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నారు కాబట్టి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎంతవరకు నిజమంటారు?
హుహుహుహు. అవునవును. అవును. హ్మ్. అంటే ఇప్పుడు మన టూ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చండి. అంటే మార్నింగ్ పర్సన్ అంటారు. నైట్ పర్సన్ అంటారు. ఆహ్, ఇప్పుడు నేను ఇప్పుడు నా తరపున నేను చెప్పుకుంది ఏంటంటే నేను మార్నింగ్ పర్సన్‌ని చిన్నప్పటి నుంచి కూడా నేను మార్నింగ్ చదవడం అలవాటు నాకు నైట్ బుర్రకెక్కేది కాదు. ఇప్పుడు అట్లాగే నైట్ పర్సన్స్‌కి ఏంటి ఆ నైటే వాళ్ళు నిజంగా అన్నట్టు వాళ్ళకి ఆ నైటే బుర్రకు ఎక్కిద్దేమో చదివితే అసలు మావూలుగా చెప్తున్నాను.
హ్మ్. అవునవును. హ్మ్. ఓహ్! హ్మ్. ఓహో! కాబట్టి నిజంగా అట్లా ఉంటుందంటారా? అంటే నైట్ పీపుల్ అని, <chuckles> మార్నింగ్ పీపుల్ అని.
ఉంటుందండి. ఉం ఉంటుంది. ఉంటుంది. అది మనకి సైకలాజికల్‌గా ఉంది, టూ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఒకటేంటంటే మార్నింగ్ పర్సన్ అనుంటుంది, నైట్ పర్సన్ అనుంటుంది. ఇప్పుడు అంత ఎందుకంటే మా ఇంట్లోనే నేను మార్నింగ్ పర్సన్ అని చెప్పా కదా! మా అత్తగారు నైట్ పర్సన్. ఆవిడ నైట్ 11కి, 12కి వంటంటారు. <chuckles> ఆ టైంలో పిండి రుబ్బుదామంటారు. నాకేమో అసలు నైట్ అంటే అసలు మైండ్ పని చేయదు.
ఓహ్! అచ్చా! హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! <chuckles> ఓకే. హ్మ్. <chuckles>
సో అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళ కంఫర్ట్ జోన్ ఇట్లా నైట్ పర్సనా? మార్నింగ్ పర్సనా? అని ఉంటది. వాళ్ళు లే అంటే మార్నింగ్ లేట్‌గా లేచినా అంటే ఉండే బెనిఫిట్స్ ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మార్నింగ్ తొందరగా లెగిస్తే డే కొంచెం ప్రొడక్టివ్‌గా అనిపిస్తది. లేట్‌గా లేచినా అంటే తప్పేం లేదు. వాళ్ళు నైట్ ప్రొడక్టివిటీనయితే ఉంచుకుంటారు మాక్సిమం అయితే.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. చాలా బా చెప్పారండి. ఆహ్, ఇప్పుడు మీ అనుభవంలో ఉ కొన్ని సార్లు ఏమవుతుందంటే, మనం ఎంత చేయాలనుకున్నా కూడా మనకి మోటివేషన్ అనేది రాకుండా పోతుంది. చాలా విషయాల వల్ల స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, లేదా ఆ! ఇప్పుడు ఏం చేస్తాంలే? అని పొస్ట్‌ఫోన్ చేసుకోవడం ఈ ప్రోకాస్టినేషన్ అనేది పెరిగిపోతుంది కదా! వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? వీటిని ఎలా మెరుగ్గా తగ్గించొచ్చంటారు?
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవును.